అసలు నేను నేర్చుకుంటా అని నేను అనుకోలేదు అండి. నాకు చిన్నప్పటి నుంచి నాకు బైసైకిల్ రాదు, అసలు. మా అన్నయ్య వాళ్ళు అప్పుడూ
ఆహా! ఈ ఫోర్-వీలర్‌ది గూడా. అంటే సపోర్ట్ వీల్స్ బెట్టుకొని నడుపుతాడు జూడండి, తొక్కుతాడు చూడండి.
అసలు ఏది రాదండి నాకు. అసలు బాలెన్సింగు అసలు ఆ టైయర్సు అ అసలు ఎలా అంటే, నేను చిన్నప్పుడు సె రెంట్‌కి ఇచ్చేవాళ్ళు బైసైకిల్సు. ఆహ్, త్రీ రూపీస్‌కి 1 అర్ అని. అలా మా అన్నయ్య వెళ్లి నేర్చుకున్నాడు. నేను నేర్చుకోనే నేర్చుకోవడానికి భయపడ్డాను అనమాట. వాళ్ళు వీళ్ళు పడుతుంటారు గదా! దెబ్బలు తాగిచుకుంటుంటారు.
<chuckles> ఓకే. హ్మ్. ఆ! అవునవును. ఇట్లా మొకాళ్ళకి తలుగుతాయి ముఖ్యంగా. మొకాలు మొత్తం వాచిపోతాది. ఆ!
<chuckles> అది చూసి భయపడ్డాను. తరువాత నైన్త్, 10థ్ క్లాస్‌లో ఒకసారి ట్రై జేశినాను. మళ్ళ అప్పుడు గూడా భయమేసింది. ఇట్లా షేక్ అయితుందని. ఇంకా వదిలేసినా అనమాట. నాకూ అయిపోయింది, అయిపోయింది ఇంగ. నాకు మ్యారేజ్ అయిపోయింది, నాకు కిడ్స్ అన్ని అయిపోయినాయి ఇంకా. 30 ఇయర్స్ వచ్చింది నాకు. 30 ఇయర్స్ అప్పుడు నేను ఆహ్, ఏంటంటే అందరిని చూస్తుంటే నాంచి ఇప్పుడిప్పుడు ఇంటర్ పిల్లలు గూడా వెళ్ళిపోతున్నారు <chuckles> స్కూటీ‌ల మీద. అయితే లా యాహ్! అప్పుడు చూశినాను. <chuckles>
హ్మ్. అయ్యో! <chuckles> అయ్యో! అసలు ఇగ నేర్చుకోలే? హ్మ్. అవునవును. అంటే, చాలా చిన్న పిల్లలు గూడా ఇట్లా, తొక్కుతారు గదా! <chuckles>
<chuckles> ఎళ్ళిపోతున్నారు, దూసుకెళ్ళిపోతున్నారు. నేను అనుకున్నా, నేను ఇంకా అంటే ఆల్మోస్ట్ ఒక ఫిఫ్ ఆహ్, ఆహ్, హ్యాండీక్యాప్డ్ ఫీలింగ్ వస్తదనమాట. ఎవ్వరన్న మీద డిపెండ్ అవ్వాలి, ఎక్కడికైనా ఎళ్ళాలి అంటే. లేదంటే క్యాబ్స్ బుక్ జేసుకోవాలి.
అదే, అదే. అవునవును. అంటే అదే. అంటే చాలా మంది హ్యాండీక్యాప్డ్ పీపుల్ గూడా నడుపుతారు, అంటే తొక్కుతారు.